క్రమం తప్పకుండా జేసేదేంటంటే, లేచిన వెంటనే, వాటర్ తాగడమనమాట అది. ఇంకోటేంటంటే, ఎప్పుడైనా మనకి అనిపిస్తది చూడండి, అంటే ఎప్పుడోకే రకంగా ఉండలేం గదా! ఒక్కోసారి లో ఉంటాం. ఒక్కోసారి బాగా మోటివేటెడ్ మోడ్‌లో ఉంటాం గదా! సో, అలా ఉన్నప్పుడేమనిపిస్తాదంటే, ఇంక ఎర్లీగా లేవాలి, అది జేయాలి, ఇది జేయాలి డామ్, డూమ్, డూస్ అని అనిపిస్తుందనమాట. <chuckles> సో, అలా అనిపించినప్పుడు నైట్ అనిపిస్తది గాబట్టి, మార్నింగ్ ఎలాగైనా తొందర లేయాలి అని అంటే ఒకవేళ నా వరకైతే నేను గట్టిగా అనుకున్నంత వరకు లేచా అనమాట. అంటే 5:00కి లేసి ఆహ్, ఇంట్లో పనులు చేసాక, దాని తర్వాత కొంచెం హెల్తీ డ్రింక్ లాంటివంటే, ఈ ఫ్లాగ్ సీడ్స్ కావచ్చు, హలీం సీడ్స్ కావచ్చు అవి నేను తీసుకుంటానమాట. ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రషు. దాని తర్వాత ఎక్సర్‌సైజెస్ చేస్తాను. ఒక 1 అవర్ ఇస్తాను దానికే టైము. చేసేతప్పుడు కూడా నా చెవులు ఊకుండ బుద్ధి కాదనమాట ఏదో ఒకటి వినాలనిపిస్తది పాటలంటే ఇష్టం. టీవీలో పాటలు పెట్టాననుకో, మా అమ్మ ఏమంటదంటే తిడతదన్నమాట. పొద్దుపొద్దున్నే సుప్రభాతం లెకొచ్చి తిడతదింగ.
హ్మ్. ఓకే. అవునవును. <chuckles> ఆహా! హ్మ్. హుహు. ఓకే. హ్మ్. హుహు. ఓకే. ఓకే. ఓకె. ఆహా! అవునవును. అందరూ లేస్తారుగా మళ్ళీ అందరు డిస్టర్బ్‌యితారు గాబట్టి అట్లా తిడతరేమో. <chuckles> హ్మ్.
అదే, అదే. ఆ! అట్లా అనింది గాబట్టి నేనింగ ఏం చేస్తా? బడ్స్‌లో బెట్టుకొని, ఆ పాటలు బాడి వినుకుంటా అలాగే చేస్తా ఉంటానమాట. ఇంగ దాని తర్వాత యాజ్ యూజువల్ టిఫినుంటది, లంచుంటది. నాకి పెరుగంటే నచ్చదనమాట. ఎందుకు నచ్చదో నాకు గూడా దెలీదు. కానీ, పాల ఐటమ్స్‌లో మిగతా అన్నీ తింటాను. ఆ పాలు కావచ్చు, మజ్జిగ కూడా నచ్చదు. కాకపోతే హెల్త్ కోసం అని అప్పుడప్పుడు తాగుతా ఉంటాను. ఇంగ యాజ్ యూజువల్ ఇంగా లంచు, డిన్నరు అన్నీ ఉంటాయి. ఇవే జనరల్‌గాయితే. ఇంకా మధ్యలో ఏంటి అంటే, నాకి ఇంతకుముందు బుక్స్ చదివే హాబిట్ దండిగుంటుండేనమాట. అంటే, అవి స్ప్రిచ్యువల్‌గా కావచ్చు, లేపోతే, ఇంకేమంటారు? మోటివేషనల్‌గా కావచ్చు. ఏదైనా తెలియని పుస్తకాలు అవి చదివేదాన్ని. కొన్ని సడన్‌గా మెల్లి, మెల్లిగా డ్రాప్ అయ్యిందదైయితే. దాన్ని మళ్ళీ చదవలే.
హుహు. ఓకే. హ్మ్. హుహు. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే కొంతమంది ఆహ్, మన అమ్మానాన్నల నుంచి ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే కొన్ని చేస్తారనమాట. పొద్దున్నే లేచి స్నానం జేసి, ఏంటనే సూర్యనమస్కారం చేయడం గానీ, ఇట్లా కొన్ని ఉంటాయి గదా! వాళ్ళని చూసి నేర్చుకున్న అలవాట్లెమైనున్నాయా పొద్దున్నే?
అవును.

ఏ వాళ్ళు ఏం చెప్పలేదు నాకు బేసిక్‌గా. నాకేం జెప్పారంటే, "నువ్వు ఇలా వర్కౌట్స్ ఇవన్నీ జేశినప్పుడు ఏదైనా తినొచ్చు," అంటే నాది రిక్వైర్మెంట్ వేరే కదా! ఇప్పుడు వెయిట్ లాస్ తగ్గాలి అన్న వాళ్ళకి సెపరేట్ రిక్వైర్మెంట్ ఉంటది. అంటే వాళ్ళకి ఆహ్, ఏమంటారు ఈ దాల్చిన చెక్క ఉంటది చూడండి. అదే వాటర్ డే తీసుకోవాలి అన్నట్టు, అలా రకరకాల వేరే వాళ్ళతో మాట్లాడినపుడు వాళ్ళు చెప్పారనమాట. ఇలా తీసుకున్నాను దానివల్ల రిజల్ట్ ఒచ్చిందన్నట్టు. నేను పోయిన కాన్సెప్ట్ వేరే కాబట్టి నాకేం చెప్పారు, "నువ్వు జిమ్ జేశినప్పుడు. ఆహ్, ఏ ఫుడ్ అయినా సరే నీకు ఏ ఒకవేళ ఫాస్ట్ ఫుడ్ అలవాటున్నా సరే నువ్వది తినొచ్చు అన్నట్టు" నాకు చెప్పారనమాట. నేను అది ఫాస్ట్ టము నెలకోసారో, 3 నెలలకొక్కసారో దింటా. అంటే అంత పెద్ద అలవాటేం లేదు నాకి. జనరల్‌గా
ఆ! ఓకేకే. అవునవును. హుహు. హ్మ్. ఓకే. ఓకే. అంటే మీరు ఇందాక జెప్పారుగా, ఉదయం అలవాట్లు నాయి కొన్ని వాటర్ తాగడము, లేకపోతే పొద్దున్నే లేవడమని, అంటే దీని ఉద్దేశ్యం ఏంటి? అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి లేకపోతే ఏదో ఆహ్, అమ్మానాన్నల నుంచి ఇలానే లేవడం అలవాటు చేసుకున్నారా? లేకపోతే ఎయ్ హ్మ్.
ఓహ్! హ్మ్. హ్మ్. తప్పులేం లేదు. ఆ! నేను నిజంగా మా పేరెంట్స్ నుంచి అల అలవాటు జేసుకోవాలంటే మా డ్యాడీ ఇప్పటికి లేస్తాడు గాబట్టి అతన్ని చూసి నేర్చుకోవాలి గదా! సో అంత సీన్ లేదన్నమాట. సో నేనే <giggles> అదే చెప్పాను కదా! ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటాం కాబట్టి నేను మాత్రం గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం ఎర్లీ‌గా లేచి ఒక డిసిప్లేన్‌లో ఉంటానమాట. ఎర్లీగా లేచి వర్కౌట్స్ చేయడం హెల్దీ ఫుడ్ తినడం ఇదంతా ఉంటది. ఒకవేళ నాకీ మోటివేషన్ అంత లేదు. మోటివేషన్ అనేది పక్కన పెడితే, ముందు నేను డిసైడ్ అవ్వాలి. చేయాలి అన్నది నాలో ఉండాలన్నమాట. సో అలా నాలో లేనప్పుడు ఆహ్, 8:00కి అలా లేస్తా అనమాట లేచి ఇంక హ్మ్. ఆహ్, అంతే. కొంచెం ఆహ్, మిగతా చేసే పనులుంటాయి గదా! వాటికి కొంచెం తక్కువొస్తాది టైమ్ అంతే. అంతకు మించి పెద్ద తేడా ఏం లేదు యాక్టివిటీస్ అయితే ఉండవనమాట పెద్ద అంతే.
అవునవును. హ్మ్. హుహు. హ్మ్. అవునవును. అవునవును. హ్మ్. ఆ! ఓకే. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాలాంటోళ్ళు కొంతమంది, <chuckles> నేనైతె అంత పొద్దున్న ఏం లేయను గాని 8:00, 9:00 గంటలకు లేస్తాను. ఇట్లా ఉండడం వల్ల ఏమనా ఎఫెక్ట్ అయిద్ది అని ఉంటదా? తెలుస్తదా మీకేమైనా?
ఆ! మేము 9:00కి లేశినమనుకో, మా అమ్మ మా డ మ మ మామూలుగా ఉండదింగ క్లాసు. <chuckles> అరుస్తనే ఉంటారనమాట. ఆడపిల్లవైనా అసలు ఇంత టైమా పడుకునేది? అది ఇది అంటారు. ఏమనిపిస్తుందంటే ఆ తిట్లు తినిపించుకోవడం కంటే లేసి గూర్చోవడం మేలనిపిస్తది దెలుసా. మీ అబ్బాయిలకి ఎలా ఉంటుందో తెలీదు గాని మాకైతే అలాగే ఉంటది.
<laughs> ఆ! ఆ! <chuckles> ఆ! అంటే అట్ట అట్లా ఎప్పుడైనా అనుకోకుండా, లేపోతే ఏదో వర్కు స్ట్రెసు అయ్యి అట్లా లేచి తి తిట్లు తిన్న సందర్భాలున్నాయా? <chuckles>
సో అందుకే ఆ! లేదు లేదు. వర్క్ ఏమన్నా ఉండి దాని వల్ల లేట్ లేస్తే అర్థం చేసుకుంటారు. ఆహ్, ఒకవేళ వర్క్ ఏం లేకపోయినా కూడా లేట్ లేచినా అనుకో, క్లాస్ ఉంటదనమాట ఇంగ. ఆడపిల్లవేనా? అది ఇది అన్నట్టు అంటారన్నమాట. కాకపోతే వాళ్ళు
ఆ! హ్మ్. హ్మ్. ఇంక అది ఎక్కడెక్కడికో దారి తీస్తది. <chuckles>
ఆ! అంతే ఇంకోటేమంటారంటే ఆహ్, ఏదో అన్నారబ్బా! సడన్‌గా గుర్తు రావట్లేదు. ఆ! సర్లే. ఏదో అంటది మా అమ్మ.
హ్మ్. హ్మ్. అదే తెలివి నార్మల్‌గా తెలివి లేదా? అవి ఇవి కొన్ని ఊత పదాలుంటాయి వాళ్ళకు.